ఆ! జరిగింది. కంప్లెయింట్ ఇవ్వ తనేంటంటే ఇంట్లో చెప్తే ఏమన్నా అంటారనేసి ఇంట్లో చెప్పకుండా, డైరెక్ట్ ఏళ్ళి ఫస్ట్ పోలీస్ స్టేషన్‌కేళ్లారు, ఏళ్లి కంప్లెయింట్ ఇంచ్చారు. ఇటెల్లా ఇట్లా పోయాయి మనీ అనేసి ఇస్తే, వాళ్ళు చార్జ్ షీట్ ఫైల్ జేశారు, ఆహ్, అంటే చూసారు ఎవరు ఇట్లా సైబర్స్ చాలా జరుగుతున్నాయి కదా! అనేసి అతని నంబర్ అవన్నీ తీసుకొని చెక్ చేసారన్నమాట. తరువాత అతన్ని కొంచెం కౌన్సెలింగ్ ఇచ్చారు "ఇలాంటి ఫేక్ న్యూస్‌ని నమ్మకండి, ఒకవేళ మీరు ఇది నమ్మాలి అనుకుంటే ఒకవేళ ఇది నిజమా? కాదా? అని తెలుసుకోవాలనుకుంటే ఈ అప్స్ గురించి మీకంటూ ఒక ఆ గూగులనేది ఉంటది. దాంట్లో ఒక సెర్చ్ చేయండి ఇది నిజమా కాదా? లేదంటే కొంచెం మంది ఆహ్, ఉంటారు కదా! అవగాహన ఉన్నవాళ్ళు దీని గురించి"
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. నిజమే. అవును. అవగాహన కల్పించేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళనడగడం గానీ అంటే ఎక్కువగా ఇట్లాంటివి నమ్మకుండా ఏంటంటే ఫస్టు త పక్కనున్న వాళ్ళతోని మాట్లాడడం గానీ, లేకపోతే నిజంగానే గూగుల్‌లో సెర్చ్ చేసి అది నిజమా? కాదా? ఫేక్ యాపా? అని గుర్తించే సదుపాయం ఉంది. ఇప్పుడైతే.
హ్మ్. వాళ్ళనడగండి. హుహు. అవును హ్మ్. ఉంది అది, అది చెయ్యాలి ఫస్ట్ మీరు అది జే లేదంటే కొన్ని కొన్ని గవర్నమెంట్ ఆఫీషియల్‌గా గానీ రిలీజ్ జేస్తారు. ఇది ఫేకా, నిజమా అనేసి. ఒకోకా కొన్ని, కొన్ని న్యూస్‌లలో చేస్తారు అవి కూడా మీరు అప్డేటెడ్‌గా ఉండాలి. ఇవన్నీ తెలుసుకోవాలి గానీ గుడ్డిగా అది నిజమా? కాదా? అనేసి నమ్మకుండా, అది నిజమే అనేసి పు ఆహ్, వా అందులో మునిగో మునగకూడదనేసి కొంచెం హ్మ్. కౌన్సిలింగ్ ఇచ్చారు.
హ్మ్. హ్మ్. నిజమే హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఆ! నిజమే నిజమే. అయితే మరి ఆ డబ్బులు గానీ, రిటర్న్ రావడం గానీ ఏదన్నా జరిగిందా అండి తనకి?
తను ఏంటంటే చాలా ఇప్పుడు పు అతను అంటే తీసుకున్న‌తనే ఇవ్వలేదు. అది చాలా టైం పట్టింది గూడా ఇంక రాలేదు. అతను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చివరికి చేప్ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి మళ్ళీ మనీ వాళ్ళని ఇప్పించుకొని, ఎందుకంటే కాలేజి వాళ్ళు ఆగరు గాదా ఇట్లా డబ్బు పోయాన్న గూడా?
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. నిజమే నిజమే. అవును నిజమే. అంటే మళ్ళీ ఆ అకౌంట్‌ని మళ్ళీ తాను యూజ్ చేసుకోవడమే మంచిదండి. ఎందుకంటే తను ఆల్రెడీ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసాడు కాబట్టి, మళ్ళీ ఆ అకౌంట్‌ని గనక తను వాడితే, తను మళ్ళీ మరి హ్యాకింగ్ గానీ, లేకపోతే తన డబ్బులు మరి తస్కరించడం గానీ జరిగే చాన్స్ ఉంటుంది.
హ్మ్. అవును. హ్మ్. అవును. అవును తను బ్లాక్ కూడా చేసి అకౌంట్‌ని కూడా బ్లాక్ జేసేసాడు. కానీ ఏంటంటే ఆపో అప్పట్లో ఆ! అంటే జరిగినప్పుడు రోజు తిరగడమే. రోజు తిరిగి ఆ! తిరగడము పోలీస్ స్టేషన్‌లో తిరగడము, రోజు ఏళ్ళడము అలానే జరిగింది గానీ ఇప్పటి వరకు పడ‌లేదు. కానీ వాళ్ళేంటంటే ఎందుకు ఇప్పుడు ఎవరు ఇప్పుడు చాలా కష్టమే ఈ టెక్నాలజీ సైబర్స్ క్రిమినల్‌ని పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఆ ఫేక్ న్యూస్‌ని క్రియేట్ చేసేవాళ్ళని కూడా. ఎందుకంటే మనకేంత తెలివుందో వాళ్ళకి దానికి డబు‌లుంటది. క్రియేట్ చేసే వాళ్ళకి.
ఓకే. అండి. అయితే ఇట్లాంటి హ్మ్. హ్మ్. చెప్పండి. హ్మ్. అప్పటి వరకు ఆ! జరగాల్సింది జరిగిపోయింది. ఆ! హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అవునండి. అవును. అవునవును. వాళ్ళకింకేక్కువనే ఉంటనా <chuckles> వాళ్ళ వాళ్ళ అంటే "సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడకండి" అని మనకి తరచుగా అడ్వైజ్మెంట్ వస్తుంటాయి. అడ్స్ వస్తూ ఉంటాయి. సో ఓకే ఓకే. అయితే ఇంక ఇలానే కాకుండా ఫ్యామిలీ గ్రూప్స్‌లో కూడా చాలా ఎక్కువగా ఫేక్ న్యూస్ వస్తుంటాయి.
హ్మ్. అవును. హ్మ్. అవును.